చిన్న పనేం కాదు చాలా పెద్ద పని, నా ఉద్దేశంలో. ఫస్ట్ నేనెప్పుడైనా కొంచెం డిస్టర్బ్‌డ్‌గా అంటే ఇది ఒక 2 మంత్స్‌కీ, 3 మంత్స్‌కీ చేసే ఎక్సర్సైజ్. మనం ఆ! ఈ త్రీ మంత్స్‌లో ఏంటంటే అన్నీ డిస్లొకేటవుతాయి. వస్తువులన్నీ గూడా ఒక ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారుతాయి. <sniffs> మనం కూడా నే రొటీన్‌లో ఆఫీస్‌కెళ్ళడము, వెళ్లి రావడము. దానివల్ల ఆ బిజీలో పడిపోయి వాటిని పట్టించుకోకపోవడం. దానివల్లేమవుతుందంటే మొత్తం అంతా వస్తువులన్నీ గూడా ఒక ప్లేస్ నుంచి తీసి
ఓకే. ఎక్సర్సైజంటారు. ఓకే. అవునండి. మిస్ ప్లేస్ అయిపోతూ ఉంటాయి. ఒక దగ్గర ఉండాల్సినయి ఇంకొక దగ్గర ఉంటూ ఉంటాయి.
ఉంటూ ఉంటాయి. దాటిని వాటిని ఒక సరైన పద్ధతిలో మళ్ళీ నేర్చుకోవడమే ఈ చె చేసుకో చేర్చుకోవడమే ఈ ప ఉద్దేశ్యమన్నమాట. నేను ఎప్పుడైనా చేసేటప్పుడు ఫస్టు నా టార్గెటెప్పుడు డ్రాయింగ్ రూమ్ అదే హాలంటారు కొంతమందది. అండ్ ఆ! మనం ఎక్కువ కూర్చునే కాలం మనం డ్రాయింగ్ రూమ్‌లోనే. మనమేనా, మన పిల్లలైనా ఎక్కువెందుకంటే టీవీ అది ఉంటుంది. మిగతా సోఫా అది ఉంటుంది. కూర్చోవడానికి, వాటికి. అక్కడ మొదట నేను టార్గెట్ చేస్తాను. అక్కడేవనా ఎక్స్ హ్మ్. ఆ విధంగా నేను మొదలెడతానండి. ముందు అక్కడేమనా డిస్టబెన్సెసున్నాయా? ఎక్కువైన వస్తువులేమైనా ఉన్నాయా? పని చ అంటే బ మనం ఉపయోగించని వస్తువులేమైనా ఉన్నాయా? ముందవన్నీ తీసి ఒక ఓ బాక్స్‌లో వేసేస్తాను. ఆ! వేసేసి ఫైనల్‌గా ఒకసారి ఇంట్లో ఆళ్ళందరికీ చెప్తాను. చూడు బాబు ఇవన్నీ గూడా వస్తువులేవి వాట్టం లేదు. దీనివల్ల మనకేమి ఒరిగేదేమీ లేదు. యూజ్ చెప్తాను. ఆ చెప్పీ వాళ్ళ పెర్మిషన్‌తో దానికి ఒక కే బాక్స్‌ని కవర్ చేసి ఒక స్టాంప్ ఏ ఇది అంటిస్తానమాట. అంటించి దాని మీద ఇది డ్రాయింగ్ రూమ్ ఆహ్, వస్తువులని పెడతాను. ఇదే
ఓహో! ఓకే. అవునండి. అవును. నిజమే. అవును. ఓహో! ఓకే. ఓకే. మంచి విషయమండి. వేసేస్తారు. ఓకే. యూజ్ లేదు అని చెప్తారు. ఓకే. ఆహా! ఆ! అంటే తర్వాతెప్పుడైనా కావాలంటే డ్రాయింగ్ రూమ్ వస్తువులో నుంచి తీసుకోచ్చు.
ఆ! తీసుకోవచ్చు. అదే, అదే గాదు. ఇంకెప్పుడైనా మనం ఇల్లు షిఫ్టయినప్పుడు గూడా ఇది యూజవుతుంది. <smacks lips> సపోజ్ ఆ ఇంటి నుంచి వేరే ఇల్లు షిఫ్టయ్యామనుకోండి, ఈ డ్రాయింగ్ వన్నీ గూడా డ్రాయింగ్ రూమ్‌లో పెడతాం. ఆ 2 విధాలుగా యూజవుతుంది. సో, ఇది డ్రాయింగ్ రూమ్ సంబంధించిందని రాస్తాను, ఆ వస్తువులన్నీ అటక మీదెక్కిస్తాం.
అవునండి. అవును. ఓకే. అవును. నిజమేనండి.